జీన్సు, వెస్ట్రన్ టాప్సేక్కువేసుకుంటామండి. ఆహ్, అంటే ఎట్లాగో ఫోటోస్ దిగేటప్పుడు ఇంక మంచిగా రావాలి కదాని జీన్సేసుకుంటాను. మొత్తం తిరిగేసి ఒచ్చాక మళ్ళీ రూమ్‌కొచ్చాక మార్చేసుకుంటాం, అది వేరే విషయం. కాబట్టి కొంచెం అన్‌కంఫర్టబులయినా పర్లేదు గానీ, ఆహ్, ఇంకా వెస్ట్రనే ఏసుకుంటామండి ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు.
హ్మ్. అవును. హ్మ్. అదే అదే. ఇప్పుడు కొంతమంది జుసుకుంటే, దుస్తులు ఆహ్, బయట కొనేటప్పుడు బడ్జెట్ కూడా చూస్తూ ఉంటారు గదా! కంఫర్ట్ చూస్తారు కొంతమంది, బడ్జెట్ కొంతమంది జూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మెటీరియల్ దిసుకుంటారు. డ్రెస్ మెటీరియల్ దీసుకొని స్టిచ్చింగ్ చేసి చేయించుకోవడానికిష్టపడతారు. రెడీమేడ్ తీసుకోవడం కంటే. ఆహ్, స్టిచ్చింగ్ వాళ్ళకి నచ్చినట్టుగా స్టిచ్ అద్దినట్టుగా ఉంటేనే వేసుకోవడానికిష్టపడతారు. ఆ స్టిచ్చింగ్ కూడా మామూలు కాస్టుండదు, ఒక్కొక్కటే రూ. 500, రూ. 600, రూ. 1000 పెట్టిన దండ ఆ! అసలా ఆ స్టిచింగ్ కాస్ట్ తోటి ఇంకో మెటీరియల్ ఒస్తదేమో అన్నట్టుగుంటది. అట్లాంటప్పుడు మీరేట్లా ఆహ్, రెడీమేడ్ దిసుకోడానికిష్టపడతారా? లేకపోతే ఖర్చయినా పర్లేదు అని చెప్పేసి మెటీరియల్ దిసుకొని స్టిచ్ చేసుకోడానికిష్టపడతారా?
ఆ! అవునండి. హ్మ్. అవును. అవునండి. అవునవును. ఆ! చాలా కాస్ట్‌లి అసలీమధ్యయితే. అవును. అవునవును. నాకైతే ప్రస్తుతానికి అంటే నేను స్టిచ్చె చేయించుకునేదాన్ని. డబ్బులేక్కువైనా పర్లేదని, కానీ ఈ మధ్య ఆన్‌లైన్‌లో డ్రెసెస్ నాది ఎక్సెల్ కరెక్ట్‌గా ఫిటవుతున్నాయండి బట్టలు. కొన్ని కొన్ని న అంటే చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ లాగా మళ్ళీ రిటర్న్స్ పంపించడము ఇవన్నీ జరిగాక, నా కరెక్ట్ సైజ్‌ అనేది దొరికింది నాకు. అప్పుడు ఎట్లాంటే, వచ్చిన డ్రెస్సు నాకోసమే కుట్టినంత బాగోస్తున్నాయిప్పుడు రెడీమేడ్ అయినా సరే.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అంటే హ్మ్. అంటే అన్నీ ఓ మీరు ఎక్సెల్ అంటున్నారు గదా! ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఒకటే మెజర్‌మెంట్స్‌తో రావు గదా! ఇప్పుడు కొన్ని బ్రాండ్స్‌లో ఎక్సెల్ ఫిటయితే, కొన్ని బ్రాండ్స్‌లో ఎలే ఫిట్ అయిపోతది.
హ్మ్. అవును. అవునవును. కానీ నాకైతే ఇప్పటివరకు, లేదు లేదు నాకైతే ఇప్పటి వరకు కొన్ని బ్రాండ్సు నేను రె రెగ్యులర్‌గా చేస్తుంటాను.
ఆ! అట్లా మీరేమైనా ఫేస్ చేసి హుహు. హ్మ్. ఓకే.
ఆహ్, అవైతే బానే నాకు సూట్ అవుతున్నాయండి. ఒక్కసారి ఏదో పెద్ద బ్రాండది 'రేర్ రాబిట్' అని. కొంచెం కాస్ట్‌లిది అది ఎల్ ఎక్సెల్ పెడితే నాకు చాలా లూజయిపేంది. ఇంకప్పుడు రిటర్న్ ఇచ్చేశాను. ఆ! అంతే.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. మీరప్పుడు ఫిక్స్ అయిపోయిండ్రా ఆ బ్రాండ్‌లో నాకు ఎల్ అయితే ఫిట్ అయితది మిగిలిన బ్రాండ్స్ అన్ని ఎక్సెల్ ఓకే అని?
ఆ! అది అవును కొంచెం నోట్ చేసుకున్నాను అప్పుడు.
ఓకే. అంటే మీరు ఎప్పుడైనా మీ దుస్తుల విషయంలో విమర్శలేదుర్కొన్నార? "ఈ డ్రెస్ నీకు బాలేదు ఈ ఇట్లాంటి డ్రెస్ ఏసుకోకు నీకు సెట్ అవ" ఈ బంధువులునుండి ఎక్కువ కామెంట్స్ ఒస్తూ ఉంటాయి కదా! అట్లా మీరేప్పుడైనా ఫీలయ్యారా?
అవునండి.

ఆ! సూపర్! సూపర్ అండి. సూపర్. అయితే మీరెలా వేసుకుంటారు? అంటే ఇ ఇప్పుడు కొంతమందికి దుస్తులు వేసుకోగానే ఒక మంచి, మంచి దుస్తులు వేసుకోగానే ఒక మంచి యాటిట్యూడ్ ఒస్తది. కాన్ఫిడెన్స్ ఒస్తది. అలా ఒస్తది గదా! ఇప్పుడు సందర్భానికి తగినట్టుగా దుస్తులు లేవు లేకపోతే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతది. ఇప్పుడు టెంపుల్‌కెళ్ళేటప్పుడు జీన్స్ ఏసుకుంటే అచ్చో! ఇట్లా వచ్చామే అన్నట్టుగా ఒకలాంటి ఆత్మన్యూన్యత భావం పెరిగిపోతది కదా! అలా మీరు ఏ సందర్భంలో ఎక్కడికెళ్తున్నప్పుడు ఎట్లాంటి బట్టలు ఏసుకుంటూ ఉంటారు?
హ్మ్. అవును. అవునండి. అవును. ఆహ్, నేను కొంచెం కంఫోర్ట్ కూడా చూసుకుంటానండి. వెస్ట్రన్ ఏసుకున్న, ట్రెడిషనల్ ఏసుకున్నా క్లాత్ అనేది మనకి మరీ గుచ్చుకోకుండా అవతల వాళ్ళకి బాగా కనబడాలని చెప్పి మనం లోపల సఫర్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఏదేసుకున్నా గూడా మనకి కంఫోర్ట్ ఫస్ట్ ఇంపార్టెంటు. తర్వాత నిజంగానే కాన్ఫిడెన్స్ ఉండాలంటే మనం ఏ సందర్భానుసారం ఫర్ ఎగ్జాంపుల్ మేము, మా కొలీగ్స్ ఒక లంచ్ డేట్‌కెళ్ళాము. ఒక 5, 6 మంది అందరు లేడీస్. సో అందరం మేము ముందే అనుకున్నాం అన్నమాట. ఇలా అందరం లాంగ్ ఫ్రాక్స్ ఏసుకుందామని. కాబట్టి అలాంటి టైమ్‌లో మేము ప్రిపేర్ అయ్యే వెళ్ళాం గాబట్టి అంత ఛాలెంజింగ్‌గా ఏం అనిపియలేదు. మేము ముందే అనుకున్నాము ఇలాంటి షూస్ అంటే పిక్స్, ఫోటోస్ బాగా రావాలని మేము ముందే ప్లాన్ జేసుకున్నాం. సో ప్లాన్ జేసుకోకపోతే అయితే కష్టమే ఇంకా ఒక 4 డ్రెస్‌లు ట్రై జేసి అద్దం ముందు ఆహ్, అట్లా.
హ్మ్. అవును. ఆ! కరెక్ట్ అండి. కరెక్ట్‌గా జేప్పారు. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. ఆ! ఓకే. <giggles> అదే అదే. ఆ! ఓకే. ఓకే. <giggles> కష్టమే. ఆ! ఆ! ఓకే. ఓకే. మీ వార్డ్‌రుబ్ అంతా పక్కాగా పెట్టుకుంటారు అనుకుంట. ఒక్కొక్క క్యాటగరీ ఒక్కొక్క లెక్క.
ఆ! అవునండి. అవునవును. పెట్టుకుంటానండి.
అ ఆఫీస్‌కేలా వేసుకెళ్తారండి? ఆఫీస్ కంటూ సెపరేట్‌గా ఉంటది గదా!
మాకు ఫార్మల్స్ అండి. ఆ! ఫార్మల్సే అండి. ఫార్మల్స్ అంటే ఆహ్, జీన్స్ కూడా అలోవ్‌డే, అంటే ఫార్మల్ అంటే ఎలా అంటే ప్లెయిన్ ఉండాలి. మీరు ఏమన్నా ఎసుకోండి కానీ ప్లెయిన్ ఉండాలి. ఈ చంకీలు, అద్దాలు స అలాంటి ఎంబ్రాయిడరీసు అవి ఉండకుండా ఇప్పుడు మీరు కుర్తాలు ఏసుకున్న సరే, ప్లెయిన్‌గా న్యూట్రల్ కలర్స్ వేసుకుంటే వాళ్ళకి ఓకే.
హ్మ్. హ్మ్. ప్లెయిన్ ఉండాలి. హ్మ్. ఉండకూడదు. ఓకే. ఆ! ఆ! మామూలుగా కాటన్ అయితే కరెక్ట్‌గా ఉంటదేమో!
ఆ! కాటన్. మాకు షర్ట్స్ గూడా అలోవెడండి. ప్లెయిన్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్ లేకపోతే జీన్స్ మీద కూడా ఎసుకుంటాము. ప్లెయిన్ షర్ట్స్ ఇస్ డీసెంట్ ఎనఫ్ మాకైతే. మాకు ఆహ్, యాక్సెప్ట్ చేస్తారు. మరి టీ షర్ట్స్ అయితే యాక్సెప్ట్ చేయరు.
హుహు. ఓహోహో! ఓహోహో! ఒ ఓకే. ఓకే. అంటే... అంటే ఇప్పుడు పండగల సందర్భంలో ఆఫీస్‌లో ఎత్‌నిక్ వేర్ అని చె పెడతారు గదా! ట్రెడిషనల్ వేర్ అని జేప్పి ఇగ అప్పుడు అందరూ కలర్ కలర్‌గా చెమికిలు చెమికిలతో ఒచ్చేస్తారా?
ఆ! అవునండి. అవును. ఆ!

ఆ! నా ఫ్రెండ్స్ చెప్పారండి బంధువులు గాదు గానీ నాకు కొంచెం కలర్స్‌లో ఆ! కొన్ని కలర్స్ నప్పవండి. అంటే డార్క్ కలర్స్ నాకంతగా సెట్ కావని చెప్పారు. ఆహ్, అప్పుడు కొంచెం నేను యాక్చువల్‌గా కొంచెం ఫీల‌య్యాను. కానీ తర్వాత గూడా నేనంత పట్టిచ్చుకోలేదండి. నేనే కలర‌యినా సరే పెట్టేసుకుంటాను. అంటే మనతోని డ్రెస్‌తో డ్రెస్‌కి అందం రావాలి డ్రెస్‌తోని మనగ్గాదు అనే ఫీలింగ్ నాది. ఇంకోటేంటంటే కలర్ కన్నా గూడా క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటే హ్మ్. మనకా ఆ లు‌క్క‌నేది ఆటోమేటి‌గొస్తదండి. ఇప్పుడు ఇప్పుడొచ్చినయి ఈ కలర్స్. పేస్టెల్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ అని. అంతకు ముందంతా రెగ్యులర్ కల‌ర్సే వాడాము చిన్నప్పటినుంచి గూడా అన్ని. ఆ!
హ్మ్. హ్మ్. హుహుహు. ఓకే. హ్మ్. హ్మ్. వై కలర్. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. హ్మ్. ఒస్తది. ఓకే. హ్మ్. అవును. అవును. అవునండి. కరెక్ట్‌గా జెప్పారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు జూసుకున్నట్టయితే అండి పెళ్ళిళ్ళల్లో అసలు పెళ్ళిళ్ పెళ్ళిళ్ళు ఒస్తున్నయంటేనే బంధువుల పెళ్లయినా సరే 10,000 పెట్టి డ్రెస్ తీసుకోవాలన్నట్టు పోయి తీసుకుంటున్నారు ఎవ్వరైనా సరే. దానికి తగ్గా ఆహ్, జ్యువెల‌రీ గానివ్వండి, వన్ గ్రామ్ గోల్డే గానివ్వండి, వడ్డానాలతో సహా అన్ని దీసుకుంటున్నరు. పూల జడ ఆ పెళ్లి కూతురన్న ఏసుకుంటదో ఏసుకోదో పూల జడ, ఎళ్ళిన వాళ్ళైతే పూల జడలేసుకుంటుండ్రు. ఆ! జడ బిల్లలు. అట్లా మీరెప్పుడైనా బాగా ఆహ్, పెళ్లి కోసమని జెప్పి రెడీ అయిన సందర్భాలున్నయా? దుస్తూలు షాపింగ్?
హ్మ్. అవునవును. అవునండి. మగ్గం వర్క్. <chuckles> అవును. అవును. <laughs> అవునవును. జడ బిల్లలు, జడ బిల్లలు గూడా. హ్మ్. చేశానండి. చేశాను. ఆహ్, అంటే గోల్డ్ మనకి <smacks lips> లిమిటెడ్ ఉంటాయి గాబట్టి రిపీట్ చేయడం ఇష్టముండదు, కొన్నిసార్లు వెరైటీ వెరైటీ డిజైన్స్ కావాలంటే వన్ గ్రామ్ గోల్డొ తీసుకోవచ్చు. మనకు టూ, త్రీ థౌసండ్‌లోనే ఒస్తాయి. కాబట్టి నేను బేగం బజార్‌కెళ్ళి చాలా షాప్స్ ఉంటాయక్కడ వెతికి, వెతికి, వెతికి, వాళ్ళు ట్రై గూడా చేయనిస్తారు. మనం వేసుకొని అద్దంలో గూడా చూసుకోనిస్తారు. అలా వేసుకొని వడ్డానాలు గానివ్వండి, పాపిడి బిల్లలు గాని‌యండి, అలా చాలా గొనుక్కున్నాను. వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకే ఇదంతా.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! హ్మ్. అయితే బేగం బజార్ వాళ్ళు ఆడవాళ్ళ మనసు ఉడుం పట్టు బట్టినట్టు బట్టిండ్రేమో. <laughs> ఆ!
ఆ! అక్కడికెళ్ళగానే ఆడవాళ్లకి పూనకాలొచ్చేస్తాయండి ఎవ్వరి మాట వినరు. ఆహ్, అసలు హస్బెండ్స్‌తోని పోతే అయితే వాళ్ళు బలిపశువయినట్టే హస్బెండ్సు. ఎందుకంటే అస్సలు వినరు. రారు బయటికి షాప్స్‌లోంచి. నేను చూశాను. అందుకే నేనెవ్వరిని తీసుకెళ్లనండి. నేనైతే ఒక్కదాన్నే వెళ్లి షాపింగ్ జేసుకున్నా.
ఆ! బా జెప్పిర్రు.